అయితే మరి శరీరంలో కొన్ని, కొన్ని మార్పులు జరిగినప్పుడేంటంటే, అవి ఆ సంకేతాల రూపంలో మనకి తెలియజేస్తూ ఉంటుంది కదా! అలాగే డీహైడ్రేటేషన్ జరిగినప్పుడు, శరీరంలో సాంకేతాలు ఏమేమోస్తాయో మీరు ఎప్పుడైనా గుర్తించారా?
యాహ్! గుర్తించానండి. అంటే చాలా మందికి మనకి రె రెగ్యులర్‌గా ఏదోక విషయంలో అవుతూనే ఉంటది. అంటే, మనకి మన బాడీయే 70% వాటర్ అంటారు కదా! సో, ఒక లెక్క ఉంటది. 3-4 లిటర్స్ ఎవ్రీ డే తాగాలని. మనం తాగము ఒక్కొక్కసారి.
ఓకే. అవును. అవును. మళ్ళీ బ్లడ్‌లో గూడా వాటరే ఉంటుంది. సిగు 70%, 60% అంటారు.
అవును. కాబట్టి, ఆహ్, ఇప్పుడు ఎండాకాలం అనుకోండి, మనకి దాహం అయితది గుర్తుపెట్టుకొని తాగుతుంటాము. అదే ఇప్పుడు చలికాలం ఈ వింటర్‌లో మనకి ఏంటంటే ఆహ్, అక్కడ బాటిల్‌ని చూస్తే తప్ప గుర్తురాదు వాటర్ తాగాలని అంటే, కంఫర్టబుల్‌గా ఉంటది ఏం దాహం కూడా ఏం అవ్వదు.
ఓకే. ఓకే. హ్మ్. అవును. అంటే స్వెట్ రాదు కదా!
హ్మ్. యాహ్! బట్ స్టిల్
శీతాకాలంలో వింటర్‌లో అసలు స్వెట్ రాదు గాబట్టి, మనకి దాహం ఎయదు. మీరన్నట్టు తాగబుద్ది కాదు.
అవును. అవును. అంటే దాహం ఏసినా, ఏయకున్నా మనం అప్పుడప్పుడు గుర్తుపెట్టుకొని, కొంచెం డీహైడ్రేట్ అవుతూ ఉంటే బెటరు. సో, నాకున్న నాకు గుర్తు తక్ గుర్తున్న బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే, మేము ఆహ్, సమ్మర్‌లో అంటే మే‌లో ఒక డ్యామ్‌కెళ్ళామనమాట. మాములుగా ఫ్యామిలీ అందరం కలిసి ఊరికే
ఓకే. బాగుంది. మేలో అంటే ఫుల్లు ఎండలు గదా! యాక్చువల్‌గా.
<giggles> హ్మ్. ఆ! అంత ఎండేమి లేకుండే అప్పుడు. నాకేంటంటే, ఫ్యామిలీ‌తోని అలా పిక్నిక్ నాకు పిక్నిక్స్ ప్లాన్ చేయడం ఇట్లాంటివి, బాగా ఇష్టం అనమాట. ఇట్లా బయటికెళ్ళ న నేనే ఎక్కువ క్రియేట్ చేస్తుంటా ఇలాంటివి, మా ఫ్యామిలీ‌లో "వెళ్దాం, వెళ్దాం" అని.
హ్మ్. ఓకే. ఓకే. అందరికి లేవరికీ హ్మ్. లేకపోయినా మీరే ఇనిషియేట్ చేస్తుంటారన్నమాట. అక్కడికి ఎళ్దాం, ఇక్కడికి ఎళ్దాం.
వీళ్ళు ఓల్డు పాతకాలం మనుషులు, ఎప్పుడు ఇంట్లో ఒండుకొని తినాలి, ఇంట్లోనే ఉండాలి అనే టైపనమాట. నేనేందంటే, నాకు ఫుల్లు వీళ్ళని బయ కొంచెం అడ్వాన్స్డ్‌గా చేయాలి, ముందుకు తీసుకెళ్లాలి అని నేను ట్రై చేస్తుంటా. <giggles>
ఓకే. ఓకే. అంటే జనజీవన స్రవ స్రవంతిలో కలపాలి అనుకుంటారనమాట.
<chuckles> యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, నేను చాలా ప్లాన్ చేస్తుంటాను. ఇట్లా మాకు మా మరిది మ మ అందరం ఇంకా మాది జాయింట్ ఫ్యామిలీ. అయితే, ముందు రోజు నైటే మేము సమావేశాలుంటాయనమాట. ఒక పార్టీ లాంటిది. అందరం కూర్చొని, అప్పుడే జెప్తారనమాట సండే కదా! "రేపిక్కడికెళ్దాం, అక్కడికెళ్దాం" అని ప్లాన్ చేస్తా. ఇంకా అట్లా <clears throat> వెళ్తాము. అయితే
ఓకే. ఓకే. ఓహ్! బాగుంది. అయితే సండే సండేస్ అనేనా లేపోతే ఎప్పుడన్నా హాలిడేస్ గూడా ఒస్తుంటాయ? ఇప్పుడు ఎట్లా అంటే, వీక్ వన్ వీకొక ఓకే. ట్రిప్స్ గూడా వెళ్తుంటారు. బావుంది.
ఆ! హా హాలిడేసు ట్రిప్స్ కూడా ఎళ్తుంటాం. హ్మ్. వెళ్తుంటాం. ఆహ్, అయితే అంటే, ట్రిప్స్ గూడా పెద్దది కాబట్టి, ముందు నుంచి నేనే అది కూడా అంటే బడ్జెట్ చూసుకొని హ్మ్. హ్మ్. <giggles> నే సమావేశం ఏమి కాదు. నేనే జెప్తాను. "బడ్జెట్ ఇంత అయితది. మన కాంట్రిబ్యూషన్ ఇంతుండాలి. మనా మనం ఎళ్ళేది ఇక్కడ, ఈ, ఈ ప్లేసెస్ చూడాలి, మళ్ళీ రిటర్న్ ఈ డేట్‌కొస్తే ఇన్ని లీవ్స్‌లో మీది మీకు కవరయితది" అని ముందే నేను చెప్పేస్తాను.
ఓకే. అంటే వన్ మంత్ నుంచి మళ్ళీ సమావేశాలు, చర్చలు, వాదోపవాదాలు. <chuckles> ఓకే. <chuckles> అంటే? అన్ని బాగా చెప్పారు. మరి ఎవరెవరు పెర్ఫార్మన్సు ఎంత చేయాలో కూడా జెప్తారా? <chuckles>
పెర్ఫార్మన్స్ అంటే?
<giggles> అంటే టూర్‌లో ఎవరెవరు ఎలా ఉండాలి? ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? <giggles> ఇది <chuckles> ఓకే.
<giggles> అహా! లే <giggles> ఛీ, ఛీ, ఛీ. నేనంత డామినేటింగ్ కాదు. నేనెవరిని వాళ్ళలాగానే ఉండనిస్తా. నన్ను నాలాగా ఉండనిస్తే చాలు. <giggles>
ఓకే. అంటే మిమ్మల్ని ఎప్పుడొక మిమ్మల్ని మీలాగా ఉండనివ్వరనమాట ఎవరు.
ఉండనిస్తారు గాబట్టే ఇప్పుడు న ఆహ్, నేను చెప్పింది వింటున్నారు అందరూ.
ఓకే. అంటే వినేలాగా చేసుకున్నారా?
యాహ్! లేదు. వాళ్ళే వింటున్నారు. ఏమో, ఏమో. వాళ్ళు వింటున్నారు అంతే.
అంటే ఆ 'కిక్' 'కిక్' మూవీలో 'ఆలీని' కొడతాడు గదా! 'రవితేజ'. "నువ్వు డాక్టరువి, నువ్వు డాక్టరు," డాక్టరు అని పాపం ఇతనేమో మెంటల్ పేషెంట్ అతనికేమీ గుర్తుండదు. బా కొట్టిన తర్వాత, "నేను డాక్టరుని గదా! నేను డాక్టరుని గదా!" అంటే, "ఆ నువ్వు డాక్టరు, డాక్టరు" అంటే, "అయితే నేను డాక్టరే, డాక్టరే" అంటాడు. <giggles>
హ్మ్. <chuckles> అయితే యాక్చువల్లి <chuckles> ఓకే. మాది జాయింట్ ఫ్యామిలీ ఓకే. ఆహ్, నేను మా హస్బాండు మా మరిది, మా తోడికోడలు, మా మామయ్య అంతే. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ నేను కొంచెం సైలెంటున్నా, డల్లున్న వాళ్లకి అర్థం అయిపోతుంది. నాకు ఉన్నవి రెండే మూడ్లు, ఒకటి ఎక్సైటింగ్‌గా మాట్లాడతా, లేకపోతే సైలెంట్‌గా ఉంటా. సో, నేను కొంచెం సైలెంట్‌గున్న వాళ్లు భరించలేరన్నమాట. ఆహ్, అడిగేస్తారు, "ఏమైంది? డల్లున్నవు. ఏమైంది? ఏమైంది?"
హ్మ్. హ్మ్. ఓకే. అంటే, మీ సైలెన్స్ గూడా భయంకరంగుంటాదన్నమాట. అంత సైలెన్స్. నిశ్శబ్దం.
అవును. నేను కొంచెం కోపమోచ్చినా ఎవరి మీదన్నా వాళ్లు ఒక ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ లాగా అడిగేస్తుంటారు, "ఏమైంది? ఏమైంది?" భయపడతారు. ఎందుకో నాకు తెలియదు. నేను పెద్దగా గొడవలు కూడా చేసే టైప్ కాదు. కాకపోతే నేనేమి చెప్పినా కూడా దానికి ఓకే అనే అంటారు. కాబట్టి ఏ ప్రాబ్లమ్ లేదు, ఆహ్, వాళ్లు హ్యాపీ నేను హ్యాపీ. యాహ్! యాంగ్రీ ప్లస్ హ్యాంగ్రీ ఆహ్, నాకు టైంకి ఫుడ్ లేకపోతే కూడా హంగ్రీ హాన్గ్రీ అయిపోతది.
ఆ! ఓకే. ఓకే. కోపం వస్తుందన్నమాట. యాంగ్రీ, యాంగ్రీ మూడ్‌లో ఇంగ బా కోపం వస్తుంది. <chuckles> ఓకే. ఓకే, టైంకి ఫుడ్ లేకపోతే మీరు యాంగ్రీ అయితారా?
<chuckles> ఆ! మా ఇంట్లో వాళ్లు భయపడతారు. కొంచెం లేటయిపోయి ఏదన్నా గుడికెళ్లి బ్రేక్ఫాస్ట్ లేటయితే ఫస్ట్ ఏదైనా బండి చూసి నీకు తినిపిచ్చేసి అలానే <chuckles> వెయిట్ చేస్తుంటారు. <chuckles>
<chuckles> <chuckles> <chuckles> పాపం. అర్థం అవుతుంది వాళ్ళ పరిస్థితి కొంచెం కొంచెం మీరు చెప్తుంటే. <chuckles> వాళ్ళని అంచనా వేసుకోగలుగుతున్నా మొత్తం.
<chuckles> యాహ్! లేదు. లేదు. నేను ఏంటంటే నేను హ్యాపీగుండాలి, నా చుట్టూ వాళ్లు హ్యాపీగుండాలి అనే ఒక పాజిటివ్ దృక్పథంతో <chuckles>
ఉండి తీరాలి యాక్చువల్‌గా వాళ్ళు కూడా ఉండి తీరాలని మీరు అంటున్నారు. లేకపోతే గానీ, కోపం వస్తుంది <giggles> ఏం చేస్తారో మీకే అర్థం కాదు. <laughs>
లేదు, లేదు. లేదు. లేదు. అందరిని హ్యాపీగా ఉంచుతాను. ఎందుకంటే నేనే <chuckles> నా బిహేవియర్‌తోని అందరూ బాగుండాలి అని కోరుకుంటాను. అయితే నేనలా ప్లాన్స్ చేసినప్పుడు <giggles> ఆహ్, వెళ్లాము ఆహ్, అంటే ఇంట్లోనే బగారా రైసు, మటన్ కర్రీ, చికెను పకోడీ ఏవో వేసుకొని పెద్దగా క్యారేజ్ తీసుకొని అక్కడ పెద్ద గ్రీనరీ ఉంటదన్నమాట. పార్క్ లాగా. ఆడ కూర్చొని ఒ
ఓకే. అవును. <chuckles> ఓకే. ఓకే. అంటే, మీరెళ్ళింది మేలో వెళ్లారు. డ్యామే వెళ్ళారు. డ్యామా? రిజర్వాయరా? రిజర్వాయరా, డ్యామా అది?
హ్మ్. డ్యామ్ దగ్గర పార్కుంటది. ఆ! హ్మ్. ఆ! ఆ! 2 ఏదో 1 ఏమో గుర్తులేదు సింగూర్. సింగూర్ డ్యామంటారు సింగూర్ డ్యామే. ఆ అయితే
సరే. రెండు రెండిట్లో ఒకటనుకుందాంలెండి. ఓకే. మరక్కడ చెట్లు ఉన్నాయా? మరి ఆహ్, మీరు వెళ్ళే టైంలో? ఎండలు గదా!
ఉన్నాయి పెద్ద పార్కుంటది అక్కడ. పార్క్‌లో ఆహ్, ఇట్లా మధ్య మధ్యలో ఆహ్, తినడానికే కట్టారు ఎస్పెషల్లీ రౌండ్‌గా ఒక పైన షెల్టర్ పెట్టేసి కట్టేసారు అన్నమాట. రౌండ్‌గా ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క దాంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలతోని వాళ్ళ ఫ్యామిలీస్‌తోని వచ్చి మళ్ళీ ఉయ్యాలలు ఈ జారుబండలు అలాంటివి గూడా ఉంటాయి పార్క్‌లో. అవి గూడా ఆడుకోవచ్చు.
ఓకే. ఓకే. బావుంది. యెస్. యెస్. బావుంది. అవును. కాకపోతే మరి మీరన్నట్టు. మీరు ఇప్పుడు అన్నీ మటన్ గాని, బగారు గాని ఇవన్నీ తీసుకెళ్లారు గదా! ఇవన్నీ తింటే గనుక మళ్ళీ ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది. మధ్యాహ్నం గమనిస్తే. కొంచెం ఎక్కువనే మసాలా ఫుడ్ కాబట్టి కొంచెం ఆకలెక్కువ వేయడం ఆకలి కాదు గాని దాహం ఎక్కువ వేస్తుంది. సో మీరు అప్పుడు ఎలాంటి మరి ఆహ్, సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నారు?
హ్మ్. అవును. అవునవును. ఆ! ఆహా! అవునవును. సేఫ్టీ లేదు. ఏమి లేదు. మేమైతే పెద్దది ఇలా ట్యాప్‌లాగా ఉంటది గదా. ఒక అదేంటి <smacks lips> టంబ్లర్‌లా ఉంటది. వాటర్ దానికి చిన్న ట్యాపొస్తది కింద. దాంట్లో ఇంట్లో నుంచే ఫిల్ చేసుకొని వెళ్ళాము. నేను ఏంటంటే. ఆహ్. అక్కడికి వెళ్తే ఎక్కువ తాగితే వాష్‌రూమ్ వెతుక్కోవాలి. మళ్ళీ ఇదంతా ప్రాబ్లమ్ గదా!
<giggles> హ్మ్. పంప్. యెస్. యెస్ ఆహా! ఓకే. అవునవును. ఓకే. అంటే ఎండాకాలం ఆ ప్రాబ్లమ్ ఎక్కువ ఉండకపోవచ్చేమో. చలికాలం ఉన్నంతగా ఉండకపోవచ్చు. ఎండాకాలం ఎందుకంటే మొత్తం. <chuckles> ఓకే.
అన్ ఉండకపోవచ్చు. అయినా గూడా నేను తక్కువే తాగాను. ఎక్కడ వెళ్లాల్సొస్తదో అని. ఇంకా ఇంకా మీరు ఎక్స్పెక్ట్ మీరు ఆల్రెడీ గెస్ చేయొచ్చు. ఆ మసాలా కర్రీస్‌కి. ఆహ్, మేమున్న ఆ తిరిగిన ఎండకి. మళ్ళీ పార్క్‌లో ఆడుకున్నాం చాలా సేపు. ఈ ఉయ్యాలలు ఇవన్నీ. ఇంకా మేము 5:30,6కి అట్లా ఇంటికి వచ్చేసినాము. అన్నీ ఎక్కడో అక్కడ ఫ్రెష్ అయిపోయినాంక స్టార్టయిందండి. అప్పుడు ఏంటంటే నాకర్థమైంది. నాకు డీహైడ్రేషన్ అయిందని. లైట్‌గా. హెడ్డేక్ స్టార్ట్ అయింది. ఆహ్, ఎక్కడ అంటే ఐబ్రోస్ పైన. ఓకే. ఆ! నాకు బేసిక్‌గా రాదు. హెడ్డెక్ వచ్చిందంటే నాకు ఇదర్థమైపోతది ఐదర్ డీహైడ్రేషన్ లేకపోతే ఓవర్ థింకింగ్ ఈ రెండిటి వల్లనే వస్తుంది నాకు. వేరే ఇంకే రీజన్స్ ఉండవు. అయితే వాటర్ తాగుతూనే ఉన్నా. తాగుతూనే ఉన్న. అయినా గూడా నాకు తగ్గట్లేదు. ఇంకా ఏం చేశ్నా అంటే ఆ హెడ్డేక్ స్ప్రెడ్ అయితుంది. ఎలా అంటే నెక్ ఉంటది గదా! నెక్‌కి ఉన్న వెనక నరాల దగ్గరికి స్ప్రెడ్ అయిపోయి. ఇంకా ఎక్కువ వర్స్ట్ అవుతుంది కానీ తగ్గ తగ్గట్లేదు. అయితే తర్వాత కిందకి వెళ్ళేసి నిమ్మకాయ ఆహ్, అదెంటి. కిచెన్‌లోకి వెళ్లి నిమ్మకాయ లెమన్ వాటర్ తాగేశ్నాను. అయినా తగ్గట్లేదు. ఇంకా మా వోళ్ళకి చెప్పి ఓఆర్ఎస్‌లు 2 తెప్పిచ్చుకున్నాను. అవి తెప్పిచ్చుకొని 2 ఓఆర్ఎస్ తాగేసి. ఆహ్, ఒక డోలో వేసుకొని పడుకుంటే నెక్స్ట్ డేకి తగ్గిందన్నమాట. అంటే అంత డీహైడ్రేట్ అయినాను. ఆరోజు ఆ స్వెట్ కావచ్చు. ఎండ గావచ్చు.
ఓకే. ఓకే. ఆ! హ్మ్. <chuckles> అవునవును. <laughs> హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అవునండి. అయ్యయ్యో! హ్మ్. లెమన్ వాటర్. హ్మ్. ఓకే. హ్మ్. హుహు. అవును. అంటే ఈ డీహైడ్రేషన్ లెవెల్ ఎక్కువైతే గనుక డైరెక్ట్‌గా సన్ స్ట్రోక్ వడదెబ్బ తగిలే చాన్స్ ఉంది.
ఆ! అంటే నాకు ఆల్‌మోస్టు అది ఒక ఇనీషియల్ స్టేజనే జేప్పాలా రోజు. అంత ఎండలో ఆడుకొని, ఎండలో తిరిగి, మళ్ళీ ఆ వాటర్ దెగ్గర, డ్యామ్ దెగ్గర, కిందకి దిగి, ఆ వాటర్‌లో మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ కూర్చొని, ఆడుకొని అలా చాలా అయినయి అనమాట ఆ రోజు. అందుకని నాకు ఎఫెక్టయ్యింది. అంటే మేబీ ఆ దానికి తగ్గట్టు వాటర్ అక్కడే తాగేసుంటే, కాంపెన్సేట్ అయ్యేదేమో. నేనేంటంటే, ఈ వాష్‌రూము ఇది టెన్షన్ ప తోని అసలు తాగలేదు డే అంతా.
ఓకే. హ్మ్. ఓకే. యెస్. యెస్. అ! మీరు వాట్ యెస్. ఓకే. సో, మీరా నైట్ డోలో వేసుకున్నారు, ఒ‌ఆర్‌ఎస్ తాగేసారు, నెక్స్ట్ రోజు మా ఖతం మొత్తం సెట్‌రైట్ అయిపోయింది.
యాహ్! హ్మ్. యాహ్! యాహ్! యాహ్! సెట్ అయితే అయ్యింది.
అయితే మరి ఇంట్లో వాళ్ళకేమన్నా మరి మీలాగానే అనిపించిందా? మిగతా వాళ్ళందరొచ్చారు గదా? వాళ్ళెదొ వాళ్ళెలా ఉన్నారు?
లేదు. వాళ్ళకేం గాలేదు. వాళ్ళందరు బానే ఉన్నారు. నాకే అయ్యింది. ఇంగప్పటినుంచి ఏంటంటే, నా ఫ్రిడ్జ్‌లో ఎప్పుడు ఒ‌ఆర్‌ఎస్సు ఉంటాయి. ఇవ్వి గాకుండా ఆహ్, ఒ‌ఆర్‌ఎస్ పౌడర్సుంటాయి గదా! అదింకా మంచిది. ఇందులో యాక్చువల్లీ షుగరిన్ ఎక్కువుంటది, ఈ డై డైరెక్ట్ డ్రింక్స్‌లో.
<laughs> అవునండి. యెస్. యెస్. అంటే నార్మల్‌గా గూడా మనం ఏంటంటే, ఇప్పుడూ ఆహ్, సడెన్‌గా మనకి ఒ‌ఆర్‌ఎస్ లేకపోయినా గూడా, ఆహ్, అంటే వాటర్‌లో షుగర్ కొంచెం, కొంచెం సాల్ట్ ఈ 2 కలుపుకొని తాగితే గనక, బ బ బాడీ కాజ్ ఎలక్ట్రోలైట్స్ ఒస్తూ ఉంటాయంటారు. అది గూడా
యాహ్! హ్మ్. అట్లీస్టు అవును. కాంపెన్సేట్ అవుతాయి ఖచ్చితంగా. యాహ్! హ్మ్.
యెస్. యెస్. అలా గూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ డీహైడ్రేడేషన్ అనేది ఇప్పుడు సాధారణంగేంటంటే, ఎండలనేవి ఏ కాలంలో అయినా ఎక్కువగా ఉంటున్నాయి గదా!
యాహ్!
మరి ఆహ్, కొన్ని కొన్ని సార్లేంటంటే, మనం ఎండలోనే కొంచెం నడిచి, కొంచెం తెచ్చుకోవాల్సింది ఉంటుంది. లేకపోతే ఎండలోనే కొంచెం ఆహ్, జాబ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ. అలాంటి టైమ్‌లో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలంటే గనుక మీరు ఏం చెప్తారు?
హుహు. హ్మ్, హ్మ్, హ్మ్. ఫస్ట్ థింగ్ అండి. ఆహ్, నేనొక్కొక్కసారి అనుకుంటాను ఎన్ ఆహ్, సమ్మర్స్‌లో ఈ డెలివరీ పార్ట్నర్స్ వీళ్ళు చాలా కష్టపడి చేస్తారు. అసలెలా చేస్తారో అనిపిస్తుంది. ఫీల్డ్ వర్క్స్‌కి వెళ్లేవాళ్ళు. నిజంగా గ్రేట్ వాళ్ళు. ఆ టైంలో అలా చేయడము, మనం ఇంట్లో ఉంటే ఏసీ వేసుకుంటూ, ఆహ్, కొంచెం కరెంట్ పోతే తట్టుకోలేకుండా అంత సుకుమారంగా అయిపోయాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, అయితే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మోస్ట్‌లీ వెళ్లకుండా ఉండడం బెటరు, వెళ్లాల్సొచ్చినప్పుడు ఆహ్, క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్ అంటారు కదా! ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి, వాటర్ బాటిలు, ఎందుకంటే, దాహమైనప్పుడు నియర్‌బై షాప్స్ ఉండకపోవచ్చు, హెల్ప్ కూడా చేసేవాళ్ళు ఉండరు. సడెన్‌గా ఏదైనా అయితే కూడా.
నిజమే అండి. యెస్. హ్మ్, హ్మ్. ఓకే. ఓకే. నిజమే అండి. నిజమే. మనకేంటంటే, అప్పుడు ఆహ్, వాటర్ అనేది బాడీకి ఖచ్చితంగా ఇవ్వాలి. మళ్ళేంటంటే, ఒక అంబ్రెలా లాంటిది ఏదైనా మరి ఏర్పాటు చేసుకోగలిగితే ఈ ఎండలో, మరి ఎండ నుంచి సగం ఎండ నుంచి రక్షించుకోవచ్చు. ఈ పీక్ సమ్మర్ టైమ్‌లో గానీ.
యాహ్! హ్మ్. అవును. అవునండి. నాకు నేను ఎవరినైనా అంబ్రెల్లా పెట్టుకొని, ఎండలో చూస్తే, అంటే మనం బేసిక్‌గా వర్షానికే వాడతాం కదా! <chuckles> అంబ్రెల్లా. అయితే ఇది చాలా కామన్ థింగ్ ఎండకి అంబ్రెల్లా వాడడం. అయితే నేను చూసి, అబ్బా! ఇది కూడా తట్టుకోలేకపోతున్నారా అనుకుంటుండే. కానీ, ఎప్పుడైతే నా టర్న్ వచ్చిందో, ఎంత బాగుంటదంటే అంబ్రెల్లా పెట్టుకుంటే, ఆల్మోస్ట్ 70% తగలదు. హీట్. బావుంటది. ఆ! ఆహ్, సో, అప్పుడు నాకర్థమైంది.
అవునండి. హ్మ్. <giggles> వీళ్ల ఓవరాక్షన్ అనుకున్నారా? ఓకే. యెస్, యెస్, యెస్. మీరన్నట్టు. అసలు మీరు ఇలా అంటున్నారు గానీ, కేరళ లాంటి స్టేట్స్‌లో ఏంటంటే, వాళ్లు ఖచ్చితంగా అంబ్రెలా క్యారీ చేస్తారు. వాళ్లకెవ్ ఎట్లా అంటే ఎండకి ఖచ్చితంగా కాపాడుకుంటారు. వర్షం, ఎప్పుడెలా పడుతుందో వర్షం తెలీదు. సో వర్షానికి, ఎండకి వీళ్లు చాలా అందరకి అందరి హ్యాండ్ బ్యాగ్స్‌లో, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్‌లో ఉంటాయన్నమాట. వాళ్ళేంటంటే, చాలా సరదాగా వాడేస్తుంటారు. యెస్.
హ్మ్. అవునవును. <chuckles> అవును. అది చాలా మంచి విషయం అసలు. యాహ్! అండ్ ఫుడ్ విషయానికొచ్చేసరికి కొంచెం బటర్‌మిల్క్ ఆహ్, లేకపోతే ఫ్రూట్ జ్యూసెసు, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి బాగా మన డైట్‌లో ఇంక్లూడ్ చేస్తూ ఉండి
ఓకే. అవునండి. సమ్మర్‌లో చాలామంది కొబ్బరి నీళ్లనేవి కన్‌జ్యుమ్ చేస్తూ ఉంటారు యాక్చువల్‌గా. అంటే హ్మ్, అంటే ఎం ఎంత ఫ్రీక్వెంట్‌గా తాగితే మంచిదంటారు? నార్మల్‌గా, ఒక అవరేజ్ పర్సన్ ఉన్నాడనుకోండి, అతనేంటంటే, డైలీ అంత ఎక్కువ ఎండకు తిరగడు కానీ, ఇంట్లోనే ఉంటాడు. అప్పుడప్పుడు బయటికి వెళ్తాడు. అతనికి వీక్‌లీ ఎంత ఎన్ని లీటర్స్ కొబ్బరి నీళ్లు అవసరం అంటే ఎంత ఏం చెప్తారు?
హ్మ్. అవును. ఇన్ హ్మ్. హ్మ్ హ్మ్. సీ, ఆహ్, ఫ్రాంక్‌గా మాట్లాడాలంటే, కొబ్బరి బొండం కూడా కాస్ట్లీయే ఉంది. అంటే 50 రూపీస్ ఒక బొండం, లేకపోతే 60 అన్నట్టు ఉంది. సో, వాళ్ళు ఆ! అదే. అదే, అదే. అయితే వాళ్ళు అఫోర్డ్ చేయొచ్చు అంటే రోజు తాగొచ్చు. అఫోర్డ్ చేయని వ లేని వాళ్ళు అట్లీస్ట్ పెరుగు తీసుకుంటూ, కొబ్బరి బొండం ఎప్పుడో వీక్‌లో 2, 3 టైమ్స్ అన్నా ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. యాహ్!
50, వి 80 వెళ్ళిపోయింది. 80 కూడా వెళ్ళిపోయి యెస్. ఓకే. హ్మ్. అవునండి. అయితే నేను మీకు ఒక విషయము గుర్తుంటే గనుక, ఒకప్పుడు మరి ఎవరన్నా, మరి ఎండనబడి ఇంటికొచ్చిన, చుట్టాలింటికి వెళ్తుంటారు కదా! సడెన్‌గా. వాళ్లకేంటంటే టీలు, వాటర్ బదులు చల్ల అంటే మజ్జిగ ఇచ్చేవాళ్లు.
హుహు. అవును.
మీకు ఐడియా ఉందా? అంటే వాళ్ళకేంటి ఫస్టు చల్ల ఇచ్చేవారనమాట. దాన్ని చల్ల అనే వాళ్ళు లేకపోతే మజ్జిగనే చల్లని చేసి ఇచ్చేవాళ్ళు. ఏంటంటే వాళ్ళు ఇంకా డీహైడ్రేషన్ అవ్వకుండా మరి వాళ్ళని కాపాడడానికి వాళ్ళేంటంటే అంతెండలో పడొచ్చారు కదా! సో, వాళ్ళకేంటంటే వేడి వేడి టీ వ్ ఎవ్వరు ఇవ్వరసలు ఆ టైమ్‌లో. ఇస్తే గనుక వాళ్ళు ఇంక ఔటు అలాగే
అవునవునవును. అవునవును. అవును. హ్మ్. యాహ్! అవును. అంటే ఇక సీజన్స్‌ని బట్టి. ఇప్పుడు మనం చల్లగా వర్షం పడుతున్నప్పుడు కూడా చల్ల ఇస్తే <giggles> బావుంటాదా? అప్పుడు హ్యాపీగా వేడి వేడి టీ ఉంటే హ్యాపీ‌గా ఫీలవుతారు. యాహ్! అంటే మనం యాహ్! ఆహ్, క్లైమేట్‌ని బట్టి, నిజంగా ఎండలో పడొస్తే వాళ్ళకి మజ్జిగిస్తే అసలు చాలా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకి ఎంతో ఉపశమనం ఉంటది. ఆహ్, ఎండలో వచ్చినందుకు. కానీ మరి డీహైడ్రేషన్ అయినప్పుడైతే కొంత కొంతమంది సెలైనులెక్కించుకునేంత తెచ్చుకుంటారు. అంటే ఇలాంటి చిన్న చిన్న సంకేతాలొచ్చినప్పుడే మనము అలర్ట్ అయిపోయి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇగ్నోర్ చేస్తే గనక ఇంకొంచెం డామేజ్ ఎక్కువే అవుద్ది.
అవును. <chuckles> అప్పుడు టీ ఇస్తే బాగుంటుంది. <chuckles> అవును. నిజమే. అవును. అవును. అయితే హ్మ్. నిజమే అండి. యెస్. అవునండి. అయితే పిల్లలకి ఆహ్, ఈ డీహైడ్రేషన్ తగలకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరైతే భావిస్తారు?
అంటే ఈవినింగ్ 5 తర్వాత బయటికెళ్లడము, లేకపోతే ఇప్పుడు కారున్నవాళ్లు కారు ఇలాంటివి వాడతారు. బట్ బైక్ ఉన్నవాళ్లు కూడా ఆహ్, ఏంటంటే క్యాప్స్, లైక్ ఇట్లాంటి ప్రొటెక్షన్. మెయిన్ హెడ్ కొంచెం కవర్ చేసేటట్టు క్యాప్ లేకపోతే అట్లీస్ట్ ఒక స్కార్ఫ్ అయినా సరే తలకి ఏదైనా కట్టేస్తే బెటర్. ఎక్కువగా ఎండలో తిప్పకుండా టైమ్ టు టైమ్ వాళ్లకేదో ఒకటి అంటే కొంచెం మంచి మంచి వాటర్ బాటిల్స్ ఇస్తే వాళ్లు ఎక్కువ తాగుతారు కదా. ఆ బాటిల్ కోసం అయినా కొంచెం యహ్!
ఓకే. హ్మ్. యెస్, యెస్. అవునండి. యెస్. నిజమే. అయితే వాళ్ళ పనులు ఉంటాయి కదా. వాళ్ళ పనులు కూడా 12 ఏఎం మ మధ్యాహ్నం వరకు, 12 లోపు చేసుకోవాలి. లేకపోతే సాయంత్రం గనక 5 పీఎం తర్వాత గనక పెట్టుకుంటే చాలా వరకు ఈ ఏంటంటే ఈ సన్ స్ట్రోక్ గానీ, ఈ డీహైడ్రేషన్ లేకుండా కాపాడుకునే వాళ్లవుతారు. ఇవే కూడా ఇవే చెప్తుంటారు. గవర్నమెంట్ వాళ్లు కూడా మధ్యాహ్నం అసలు బయటికి రాకండి. అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దు అని చెప్తుంటారు. ఇలాంటివి కూడా హ్మ్.
హ్మ్. హ్మ్. యెస్, యెస్. అవునండి. అవును. ఎక్కడికన్నా ఊర్లల్లకి వెళ్లాలన్నా, ట్రావెల్ చేయాలన్నా మార్నింగ్ పొద్దున్నే 7 కల్లా బయలుదేరిపోయి వెళ్లి, మళ్లీ ఈవినింగ్ 5 కల్లా వచ్చేసేటట్టు ఉంటే బెటరు. అంటే మనని మనం కాపాడుకున్నట్టవుతది.
యెస్, యెస్. బాగా చెప్పారు. నిజమే అండి. మరి డీహైడ్రేషన్ ఆహ్, అయితే శరీరం ఎలాంటి సంకేతాలు ఇస్తాయి? మీకైతే గనుక మీ జీవితంలో మరి ఎలా డీహైడ్రేషన్ జరిగింది? అప్పుడు మీరెలాంటి చర్యలు తీసుకున్నారు? దాని తర్వాత ఎలా బయటపడ్డారు? ఆ తర్వాత మీరు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ మరి మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారన్న విషయాన్ని మీ జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా చాలా చక్కగా వివరించారండి. మీకు నా ధన్యవాదాలు.
ధన్యవాదాలండీ.